అయితే, ఈ రోజుల్లో పిల్లలు ఎంతో ఆహ్, హ్మ్, మంచి కంఫర్టున్న వాతావరణంలో ఉంటూ పేరెంట్స్ మధ్యలో ఆహ్, హ్మ్, వాళ్ళకేంటంటే, చాలా వరకు అన్నీ వసతులు ఉన్ ఉన్నా విధంగా ఉంటున్నారనమాట. అయితే, ఈ సోషల్ మీడియా రావడం వల్ల కూడా ఎంతో కొంత పిల్లల యొక్క ఆహ్, సృజనాత్మకతా తెలివితేటలనేవీ కొంచుం తగ్గిపోతున్నాయని ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే, పేరెంట్స్‌గా మనము ఉ పిల్లలతో సృజనాత్మక ఆటలు య ఎంతో కొంత కొంచెం ఐడియాలు తీసుకొచ్చి ఇంట్లో ఆడించటం కానీ, వాటిల్లోనలా వాళ్ళనలా పాల్గొని మ చెప్పడం గానీ, అలాంటివేవనా కొన్ని ఐడియాస్ మీరు చెప్పగలరా?
అవునండి. అవునవును. ఆ! తప్పకుండా అండీ. అంటే, పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అండి, మనం ఏం నేర్పిస్తే అదే నేర్చుకుంటారు వాళ్ళు. ఆహ్, చి చిన్న పిల్ల వాళ్ళకూ అంత ఆలోచించే అది గూడా రాదండి. మనం నేర్పిచ్చే వాటిలోనే వాళ్ళకి లోపల, లోపల ఏమన్నా థాట్సొస్తే చెప్తూ ఉంటారనమాట. ఇది చెయ్యొచ్చా మమ్మీ? ఇది చెయ్యొచ్చా డ్యాడీ? అని అడుగుతుంటారు గదండీ, అలా. అంటే, ఆహ్, ఆహ్, చిన్న, చిన్న పజిల్స్ పజిల్సుంటాయి గదండీ అవి తెచ్చి నేర్పియడము. ఆహ్, గేమ్స్ విషయంకొస్తే, ఏబీసీడీలు అవి చార్ట్సుంటాయి గదండీ, అవి తెచ్చి నేర్పించ్చడము వాళ్ళకి. ఆహ్, బుక్స్ గూడా చదివి, మనం స్టోరీస్ వినిపించాలండి, కొంచమర్థమయ్యే పిల్లలైతే. ఆహ్, చిన్న, చిన్న పిల్లలకు గూడా ఫన్నీ స్టోరీసుంటాయి గదండీ, ఆహ్, ఫన్నీ స్టోరీస్ నేర్పించడం గానీ, ఆహ్, బుక్ ఆహ్, చాట్‌బోడ్సుంటాయి గదండీ, కొన్ని చిన్న థియేటర్స్ లాంటివి పెట్టి కూడా కొంతమందికి పిల్లలకి డ్యాన్సులు, పెయింటింగ్సు అవి నేర్పిస్తుంటారు గదండీ. ఆ! అవి అవి జెయ్యడము. ఆహ్, ఫోటోలు చూపెట్టి గూడా, ఈ ఫోటో బావుంది కదా! ఇందులో నీకేం కనిపిస్తుంది, ఇందులో నీకు ఏ తేడా గనిపిస్తుంది? ఓ 2 ఫోటోలను పెట్టుకోనండి పక్కన. అవి అంటే, దాని వల్ల అబ్జర్వేషన్ స్కిల్లనేది ఇంక్రీజవుతుంది గదండీ వాళ్ళకి. ఆ! అలా అండి. ఓ హ్మ్. ఇంగ వాళ్ళకిచ్చేయాలండి కొన్ని. ఏమైనా రాయి అనేసేసి మనం పే స్లేట్ గానీ, పెన్సిల్స్ గానీ, పెన్నులు, బుక్స్ గానీ, పెట్టేయాలండి వాళ్ళ ముందల మనము. ఎంతనైనా ఏమైనా చేసుకో ఆడుకోమని, వాళ్ళనొద్దు అని అనొద్దండి. అప్పుడే వాళ్ళకీ వాళ్ళంగంతటగా వాళ్ళు లోపల ఆహ్, నేర్చుకుందాము మనము, గీద్దాం, ఏదో ఒకటి రాద్దాం అనే ఫీలొస్తుందండి పిల్లలకి, ఆ విధంగా.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే, మనము ఏ వయసు తర్వాత ఎక్కువ వీళ్ళని అంటే, ఒకా ఫేజొస్తదండి పిల్లలకి. అంటే, మన మనమే జనరల్‌గా పుట్టిన దగ్గర నుండి పిల్లల్లో రకరకాల ఆహ్, య విధమైన ఫేజ్‌లు జూస్తూ ఉంటాం. ఏ వయసొచ్చినప్పుడు ఇట్లాంటివి మనం ఎక్కువ ఆహ్, బ్ అంటే, నేను విన్నదేంటంటే, ఒక 9-12 ఇయర్స్ మధ్యలో ఏదైతే, ఒక క్రియేటివ్ మైండుంటదో, అది చాలా ఎక్కువుంటది పిల్లల్లో అనేది విన్నా. అంటే, అవ్ ఆహ్, అమ్మాయిలకొకలాగా, అబ్బాయిలకొకలాగా ఉంటది. అలా ఉన్నప్పుడు మనవెక్కువ కాన్సంట్రేట్ చెయటం మంచిదంటారా? ఎలా?
అవునండి. ఆ! అవునండి. అవునండి. ఆ! ఆ! ఆ! తప్పకుండా అండీ. చిన్న పిల్లలకి అంటే, మనమూ ఆహ్, మీరన్నట్టు 9-8 ఆహ్, 3 టు 3-5 గూడా అండీ. వన్ టు టూలో, 1-2 వరికీ పిల్లలెలా ఉంటారంటే, చిన్న, చిన్నగా ఆడుకోడం, వాళ్ళకేం తెల్వదు, ఏం గనిపిస్తే దాన్ని కొరకడం, ఇది తినేదో, లేదో గూడా వాళ్ళకి తెల్వదు గదండీ. ఆ ఫేజ్‌లో వాళ్ళూ, వాళ్ళంతటగా వాళ్ళుంటారు. 3-5లో కొంచం మనం చెప్పేటివి వాళ్ళు గ్రాస్పింగ్ చేస్తారండి. రారా, పోరా అంటే గూడా, మమ్మీ అను, ఇదను, అదను అని అంటే, గూడా వాళ్ళు చెప్తారండి 3-5లో. కొంచం పెద్దగయితూ ఉంటారు గదా! కొంచుం మాట్లాడడం స్టార్ట్ చేస్తారు 3-5లో. ఆహ్, ఇంగ 6-9 అలా ఒచ్చేసేసరికి, వాళ్ళకి ఆహ్, స్కూల్‌కి వెళ్తూ ఉంటారు గదండీ. సిక్స్ టు నైన్ అంటే, ఆల్మోస్ట్ థర్డ్ క్లాస్ అలా ఉంటారు గదండీ. థర్డ్, ఫోర్త్ క్లాసుంటారు. అప్పుడు కొంచం బాగా ఆహ్, మనం మన మన ఏజప్పుడైతే, మీరన్నట్టు 9-12 గావచ్చు గానీయండి. ఇప్పుడైతే 6-9 స్కూల్‌కెళ్ళే పిల్లల నుంచే వాళ్ళకి తెలివి ఎక్కువుంటుందండి. ఇప్పుడున్న పిల్లలకి, మనం ఏం నేర్పిస్తే అదే చెయ్యగలరు వాళ్ళూ. కాబట్టి, ఆ టైమ్‌లో మనం మంచి, మంచివి నేర్పిచ్చాలండి వాళ్ళకి. అంటే, ఏమైనా టాలెంట్ ఏదున్నా సరే. అంటే, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్‌ని ఇంక్రీజ్ జెయడానికి కొత్త, కొత్త ఐడియాలు, ఏ చా ఆ! ఆ! ఈ కో ఆహ్
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఎంత బా చెప్పారో. ఎందుకంటే, అప్పుడే మనకేంటంటే, వాళ్ళు ఏ ఎలాంటి స్కిల్‌తో వాళ్ళు పుట్టారనేది మనకి ఈసీగా అర్థమవుతది, ఆ టైమ్‌లోనే. అప్పుడేంటంటే, మనం కొంచం దాన్ని దోహదపడేయేంటంటే, ఆ స్కిల్‌ని కొంచం ఇంప్రూవ్ చెయటానికి మనవేదన్నా ఒక స్టెప్ తీసుకోచ్చు.
ఆ! ఆ! ఆ! అవునండి. ఆ! అవునండి. ఆ! ఆ టైంలోనే మీరన్నట్టూ ఇస్ 9-12లో గూడా అప్పుడే గోల్ సెట్టింగ్ గూడా మనం వ్హెయ్యాలండి వాళ్ళకి. ఆహ్, నువ్వూ నీకీ ఇది బా చేస్తావురా నువ్వు. ఆహ్, ను నుము ఇ నువ్వు సైన్స్ బా చదువుతావురా కన్నా! నువ్వు నువ్వు డాక్టరయితే బావుంటది. నీకు క్రియేటివ్ ఐడియాసు వ్ ఇవి ఎలక్ట్రానిక్ డివైసెస్ మీద, ఆహ్ వీటి మీద చాలా మంచిగుందిరా, నువ్వు ఇంజనీరింగయితే బావుంటుంది. లేకపోతే, వాళ్ళు పెయింటింగేసి నువ్వు పెద్ద పెయింటరవ్వాలని నా ఆశరా అని మనం గూడా కొన్ని చెప్తే, పిల్లలూ ఆ ఏజ్‌లో వాళ్ళకి గట్టిగా నాటుకుంటుందండి వాళ్ళ బ్రెయిన్‌లో. అంటే, వాళ్ళకు ఇన్నర్ ట్రస్ట్. అమ్మా! మా మమ్మీ ఇంత సపోర్ట్ చేస్తుంది. నేను కూడా మా మమ్మీ ఆశలను నెరవేరిస్తే బావుంటుందని అంటారు జూడండండి. పిల్లలూ 9-12 మీరన్నట్టు ఏమవుతావురా అంటే, నేను డాక్టరయితా, నేనింజినీరింగయితా అని ఎంత బా చెప్తారండి లేసి. టీచరడిగినప్పుడు గూడా చెప్తారండి. ఇంట్లో ఎవరైనా అడిగినా గూడా జెప్తారు. నాకివంటే చాలా ఇష్టం మా అక్క కూతురుంటుందండి. థ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్. రైటింగ్ చాలా బావుంటుంది. రిషిక తన పేరు. చాలా బా చదువుతుందండి. చా బ్రిలియంటసలదైతే, ఇంత చిన్న పాప, మనమూ సిస్టమ్ ప్రింటింగ్ రైట్స్ ఉంటాయి జూడండండి వర్డ్సు అలా రాస్తుందండి. ఇంత చిన్నగుండి, ఇంత మంచి ఏమవుతావురా రిషి అంటే, నేను డాక్టరయితా పిన్ని. డ్యాడీకి గూడా ఇష్టమంట డాక్టర్, చెప్పిండు డ్యాడీ అదే, నాకు గూడా ఇష్టం డాక్టరవ్వడం. డ్యాడీ నన్ను డాక్టర్‌గా చూడాల్ అంటే అండీ, వాళ్ళకంటూ వాళ్ళకి కొన్ని ఐడియాసుంటాయి. మనం గూడా కొంచం యాడ్ జెస్తే, మా డ్యాడీకి కూడా ఇష్టం కదా! నాకు గూడా ఇష్టం అనేది ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్‌ని, లోపల ఇన్నర్ ఫీలింగ్ ట్రస్ట్ లెవెలనేవి ఎక్కువ ఇంక్రీజవుతూ ఉంటాయండి పిల్లలలలో. హ్మ్. <giggles> ఆ అవునండి. అ అలా మనం కొన్ని టిప్స్ చెప్పడం, ఇలా చదవాలి, ఏదన్నా డ్రాయింగ్ విషయంలో గూడా ఈ విధంగా వెయ్యాలి అని. మమ్మీ గూడా, ఆమె చెప్తది నాకు "మమ్మీ ఎన్ని నేర్పిస్తది తెలుసా?" అంటుందండి. ఆహా! ఇంకోటీ <chuckles>
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> ఆ! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ని నిజ్జమండి. భలే జెప్పారు మీరు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> అంతేలేండి. మనమేంటంటే, పిల్లల పిల్లలకి మనం కనెక్టవ్వాలంటే, మనం గూడా ఎంతో కొంత పిల్లలవయిపోవాలి ఆ మూమెంట్‌లో.
ఆ! అంతే అండి. మనం మారిపోవాల్సిందేనండి. <giggles> ఒకానొక స్టేజ్‌లో మనమే పిల్లలయిపోతూంటాం. <giggles> వాళ్ళతో ఆడడం గూడా, మనము ఇప్ అప్పట్లో మనం చిన్నగున్నప్పుడు, మన పేరెంట్స్ మనని ఒదిలేషినా గానీ, ఊర్లల్లో పిల్లలతో ఆడుకుంటూ ఉండె. ఇప్పుడలా గాదు గదండీ. మొత్తం సిటీ లైఫు. హ్మ్. పిల్లలు అంతా ఆడుకోడం తక్కువుంటుంది గాబట్టి, మనమే ఆడుకోవాలి. హోమ్ వర్క్ జెపిచ్చేటప్పుడు గూడా, నవ్వుకుంటూ జేపియ్యడము. ఆ! ఎంజాయ్ జెసుకుంటూ, ఇది ఇంతే. అబ్బా! ఎంత బా అంటే, పిల్లలకి అండి, వాళ్ళు చిన్న పిల్లలు గదా! వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంటండి అసలు. ఆహ్, వాళ్ళు ఏదైనా చేసి, ఎంత బా చేసినావు, కీప్ ఇట్ అప్. వావ్! నా కొడుకు ఎంత మంచోడు అది, ఇది అంటే, గుడ్ రా ఎంత బా చేసినావు. వెరీ గుడ్డసలు. కాంగ్రాచ్యులేషన్స్, అవి చెప్తే వాళ్ళకీ, <smacks lips> వాళ్ళా లోపలా ఒకటీ ఆహ్, అ అంటే అండి సపోర్టివ్‌గా కొంచం ఎంకరేజ్‌మెంట్ లాంటిది ఫీలయితారండి పిల్లలూ. ఆహ్, అలా అలా రియల్ ఎక్స్‌పీరియన్స్‌లో వాళ్ళు ఆనందపడే విధంగా మనం జెయ్యాలండి వాళ్ళకి అలా. ఆ! అలా చేస్తే పిల్లలకి బాగా <smacks lips> అంటే, లోపల వాళ్ళకీగ్ నాటడం జెయ్యాలండి మనము. అదే మనం ఆ ఏజ్‌లో మీరు చెప్పినట్టు నైన్ టు ట్వెల్వ్, ఆ ఫేజ్‌లో పర్ఫెక్ట్‌గా ఎలా ఏ విధంగా పెంచుతామో అండి, తర్వాత గూడా అ! అలానే తయారవుతారండి పిల్లలు.
పిల్లలయిపోవాలి. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. తర్వాతలానే తయారవుతారు. అదే. ఆహ్, ఎందుకంటే, ఆ ఏజ్‌లోనే వాళ్ళకేంటంటే, చాలా వరకు ఫార్మేషన్స్ జరుగుతా ఉంటది. అంటే, వాళ్ళకొక ఫౌండేషన్ బిల్డయితది. ప్రేమ అంటే ఏంటి, <sniffs> ఆహ్, లైఫంటే ఏంటని. ఆ టైమ్‌లో పేరెంట్సు ఇబ్బంది పడకుండా కొంచం ప్రేమానురాగాలిస్తే ఏంటంటే, ఫ్యూచర్‌లో వాళ్ళకి ఉప్ ఉపయోగపడతది. అదే టైమ్‌లో మనోళ్ళని గొడవ పెట్టుకొనీ <sniffs> హ్మ్, ఇబ్బందులు పడితే గూడా ఇబ్బందులు. అంటే, నేను విన్నాననమాట ఇది. హ్మ్. హ్మ్.
ఆ! అవునవునండి. ఆ! ఆ! అవునండి. అవునండి. అవునండి. నిజం. నిజమండి అండి. అది మీరన్నట్టు 9-12, ఆ ఏజ్‌లో, మన ముందే పేరెంట్స్, పిల్లల ముందే గొడవ పడొద్దండి ఎప్పుడసలు మనము. వాళ్ళు గూడా మెంటల్‌గా డిస్ట్రాక్టయితారు. మనం అనుకుంటాం గానీ, ఏమవ్వదులే అని. వాళ్ళు చాలా, గొడవ పడ్డవా పేరెంట్స్ కంటే ఆ! చెప్పుకోరు. హ్మ్. ఎక్కువ నిజమండి.
అవునండి. ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళు చెప్పుకోరండి, ఎక్కువ తీసేసుకుంటారు. వాళ్ళెఫెక్టయ్యే అహ్, బాగా మెంటల్‌గా ఎఫెక్టయిపోయి, అడల్టేజొచ్చినప్పుడు, అంటే, ఒక 21, 22, 23, 24 ఆ టైమ్‌లో వాళ్ళు పార్ట్నర్సెంచుకుంటారు. కొంతమంది లవ్ జేస్తూ ఉంటారు. అలా ఆహ్, ఆహ్, అంటే, అయి ట్రామాలో ఎంచుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. భయ్ కొన్నిటికి భయాప భయాలు పడుతూ ఉంటారనమాట. హ్మ్.
అవునండి. అవును. అవునండి. కాబట్టీ, నిజ్జంగానండి, మీరన్నట్టు గొడవలు పడొద్దండి 9-12. చిన్న పిల్లల పిల్లల ముందలా, గొడవ పడ్డ ఏదో ఆడుకుంటున్నాం రా అని యాక్ట్ జెయ్యాలండి నిజ్జంగా మనమైతే. నేనైతే అలానే చెయ్యాలనుకుంటున్నానండి. అంటే, వాళ్ళూ అదే ధ్యాసలో ఉంటారు. ఏంది? గొడవ పడడం ఏందీ? <smacks lips> అంటే, లవ్వు ఆహ్, ఉంటుంది గదండీ, అన్‌కండీషనల్ లవ్వనేది. అది మనం చూపెట్టాలండి. పేషన్సీ, హ్మ్, పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద బలమైన ఒక ఒక పునాదిలాగా వెయ్యాలండి ఆ టైంలో మనము. హ్మ్. లైఫంటే ఎంత బావుంటుందా మా మమ్మీ చెప్పింది అన్నట్టు మనం, మన పిల్లలని మనం పట్టిచ్చుకోకపోతే ఇంకెవ్వరు పట్టించుకోరండి. <giggles>
హ్మ్. <giggles> హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. నిజం. హ్మ్. ఇంకెవరు పట్టించుకున్ నిజవండి. అంటే, పిల్లలకి కూడా మనమే ప్రపంచవయిపోతాం గదా! వాళ్ళకీ ఆహ్, మనం సపరేట్ చేశామనుకోండి, పిల్లలు మ పిల్లల్ని మన నుంచి, వాళ్ళకంటూ వాళ్ళకింకేం కనిపించదు.
ఆ! అవునండి. ఆ!
వాళ్ళకి వవ్ ఒంటరు ఒంటరితనంగా ఫీలవుతారనమాట.
ఫీలవుతారు. అదే అండి. ఒంటరిగున్నప్పుడు చాలా దురాలోచనలొస్తుంటాయండి పిల్లలకి. సో, ఒంటరిగుండడానికెప్పుడు ట్రై జెయొద్దు. ఏదో ఒకటి వాళ్ళని బిజీగా ఉంచడమే చూడాలండి పిల్లల విషయంలో. ఆ ఫోన్స్‌కి అడిక్టవ్వకుండా, ఫోన్స్‌లో ఇప్పట్లో చిన్న చిన్న పిల్లలే ఎంతా ఇది అయిపోతున్నారండి. అంటే, <smacks lips> ఏవేవో చూడడము, ఏవేవో చెయ్యడము, అట్లా కొంచెం దూరంగుంచాలండీ. ఏది అవసరమో అంతలోనే కొన్ని లా ట్యాబ్స్ లాంటివి పెట్టి ఇవ్వడము మనము. ఓన్లీ ఎయ్ నేర్చుకునేటివి మాత్రమే వాళ్ళకి గైడ్ జెయ్యడము, అవి మంచిగా నేర్పిస్తే బావుంటుందండి. అచి అంటే, ఆహ్, అవతల వాళ్ళని ఎలా ఫేస్ జెయ్యాలో అనేది గూడా నేర్పిచ్చాలండి మనము. అది గూడా నేర్పియ్యాలి. మనమొక్కరమే మంచిగుంటే అయిపోదు గదండీ, అవతల పర్సన్స్‌ని గూడా ఎలా డీల్ జెయాలి, ఎలా మెలగాలి, 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, అంటే, బాడీ లాంగ్వేజ్ గానీ, డిసిప్లేన్ అనేది, ఆ డెడికేషన్ అది అది గనిపిచ్చాలండి పిల్లల్లో. మనము అవి నేర్పిచ్చాలి వాళ్ళకి చిన్నప్పడు నుంచే అండి.
హ్మ్. హ్మ్. హ్మ్. నిజం. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్. నిజం. నిజం. చాలా బాగా జెప్పారు. అదే సృజనాత్మకత అనేది మనం కూడా ఎంతో కొంతా, ఇంట్లో మనం ఆహ్, కొన్ని, కొన్ని తీసుకునే నిర్ణయాలు గూడా. ఆహ్, టెక్నాలజీకి సంబంధించినవి గానీ ఏదన్నా, మనవేంటంటే, ఈజీగ గాకుండా, వాళ్ళను కొంచుం క్రియేటివ్‌గా ఆలోచించేటట్టు. ఒక లైటెయ్యడానికి గానీ, ఏదన్నొక బ్లూటూత్ కనెక్షన్ గానీ, ఆహ్, లేదంటే అట్లా చిన్న, చిన్నవి గూడా నాకు అంటే, నాకు పర్సనల్‌గా భలే అనిపిస్తదనమాట. అంటే, వాళ్ళనేంటంటే, ఆహ్, కొంచుం అలాంటి వైపుకు నెట్టామనుకోండి, ఆహ్, వాళ్ళూ ఈ రోజుల్లో టెక్నాలజీని కొంచం అర్థం చేసుకోడం గూడా అవసరవయితంది. మంచివి మంచి చేసుకోడానికి దాన్ని. ఆ! అది గూడా మనం చెయ్యాలి అని జెప్పేసి, నే అనుకుంటూ ఉంటాననమాట అప్పుడప్పుడు.
అవునండి. హ్మ్. అవునండి. అవును. అవును. అవునండి. తప్పకుండా అండి. అదీ అవునండి. నిజమే. మీరు చెప్పినట్టు అన్నీ ప్రాక్టికల్ నేర్పిచ్చాలండి. ఎమోషనల్ డెప్తనేది నేర్పిచ్చాలి. ఆహ్, లవ్వు, కొద్ సెల్ఫ్ కాన్ఫిడెన్సు, వేరే పెద్దవాళ్ళకి రెస్పెక్టివ్వడం. కొంతమంది పిల్లలు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారండి. కొంతమంది పిల్లలు ఎంత మంచిగా విష్ చేస్తారో అండి. చూడండి, వాళ్ళని చూస్తే హ్మ్. బాగున్నారా పిన్ని? బాగున్నారా? గుడ్ మార్నింగ్ అది ఇది గూడా అంటారు చూడండండి పిల్లలు కొంతమంది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! కొంతమంది పలకరింపులోనే భలే ఉంటదండి కొంతమంది.
ఆ! వాళ్ళా ఫస్ట్ వాళ్ళు మాట్లాడే మాటలకి మనం టెంప్టయిపోతాం జూడండండి. కొంతమంది పిల్లలు పిలిచినా గూడా పలకరండి. అలా కాక అంటే, వాళ్ళకి ఇంట్రావర్ట్స్ గూడా ఉంటారు గదా! అద్ ఆ ఫేజ్ నుంచి గూడా మనం బయటికి తెప్పియాలండి పిల్లలని. అందరితో కలిసి మెలిసి ఉండాలి, అందరితో హ్యాపీగుండాలి. ఇక కాంపిటేటివ్ లెవెల్ గాబట్టి, ఈ కాంపిటీషన్‌కి తగ్గా, మనం కూడా చదవాలి అనేది గూడా చెప్తుండాలండి వాళ్ళకి అప్పుడప్పుడు. ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. పలకరు. <giggles> హ్మ్. హ్మ్. తెప్పిచ్చాలి. అవునవును. హ్మ్. అవును. అవును. నిజమండి. నిజం. భలే చెప్పారు. ఆహ్, హ్మ్, చ అదే, మీ యొక్క ఐడియాలేంటి, సృజ సృజనాత్మకత ఆటలలో మీ యొక్క ఐడియాలు ఏంటి, ఇంట్లో ఎలా పిల్లల్ని మనం ఆహ్, ఆహ్, అలా అని పెంపొందించాలనేది మీరు చాలా చక్కగా మాట్లాడారు. ఆహ్, మనం తప్పకుండా మళ్ళీ మాట్లాడదామండి. ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదములండి.